ఓకే. ఓకే అండి.
అయితే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోలేదసలు, "వద్దులే ఇప్పుడు, ఇప్పుడు సు సరైన టైం గాదూ, బాగా మంచు పడుతుందంట." అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ <giggles> మనం ఇంకా, ఫ్రెండ్స్ అందరం వెళ్తుంటే, మనం ఒక్కరం వెళ్ళకపోతే, బాగోదు గదని, నాతో పాటోళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్లాల్సిందే అని చెప్పి గోల చేశానండి అప్పుడు. అంటే వాళ్ళప్పుడికీ ఒప్పుకోలేదు, కానీ నేను వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాను. అది తరవాత వాళ్ళకి తెలిసినప్పుడూ, వాళ్ళు చాలా అంటే ఇప్పుడు
హ్మ్. అవును. ఓకే. ఎవరికండి? మీ అమ్మ, నాన్నకి చెప్పకుండానే మీరూ ఎన్ అంత పెద్ద ట్రిప్పుకెళ్ళిపోయారా అండి? అమ్మో! చాలా పెద్ద తప్పే ఇది. <chuckles> ఆ!
ఆ! ఇంకా <chuckles> ఆ! ఇంక తప్పదు గదండి. అయితే ఇప్పుడు, అంటే నిజమే కదండి, ఇప్పుడు మనకు వెళ్లాలనుంది, మన ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. మళ్ళీ, మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. ఇప్పుడు వాళ్ళొప్పుకోలేదనీ జెప్పి, మనం ఆగిపోయినా గూడా, అప్పుడు మనకు కూడా కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అలాగని జెప్పీ వాళ్ళొప్పుకోలేకుండా మనం వెళ్తే కూడా, వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటది. అంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి, ఏదన్నా జరగరానిది జరిగినా గానీ, ఏదన్నా సిట్యుయేషన్‌లో కొంచెం వరస్ట్ కేష్‌లో, మనకేదన్నా దెబ్బలు తగలటం కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు, వాళ్ళకి కూడా చాలా బాధనిపిస్తూ ఉంటుంది. అందువలన, వాళ్ళు కొంచెం ఒప్పుకోటానికి నిరాకరిస్తూ ఉంటారు. అందూకోసం
హ్మ్. ఓకే. అంటే వెళ్లారు కూనూరుకి, అంటే ఎక్కడో ట్రిప్పుకెళ్లారండి, మళ్ళీ రిటనొచ్చాక, ఆహ్, అమ్మా, నాన్న అంటే, ఇంట్లో వాళ్ళ ఎక్స్‌ప్రెషనేంటిది, మీ మీద? అంటే, కోపంతో రగిలిపోతూ ఉంటారు కదా! ఆ రగిలిపోయిన చల్లార్చడానికి, మీరు ఎన్ని క్షమాపణలు కోరుకున్నారు?
ఆ! అవును. <giggles> అంటే, నేను హాస్టల్లో ఉండేవాడినండి అప్పుడు. అంటే ఫ ఫస్టు విది ఇదంతా ఓకే. ఫస్ట్ ఇదంతా తెలిసేది కాదండి వాళ్ళకి. తరవాత నేను హాస్టల్లో ఉన్నాను. తరవాతెప్పుడో నార్మల్‌గా, మామూలుగింక హాస్టలు నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మగారు నా ఫోను తీసుకొని, ఫోటోలు చూస్తా ఉంటారు నార్మల్‌గా. మా వాడు ఏం చేత్తన్నాడు అసల అని, అంటే వాళ్ళకి ఫోటోలు కొంచెం ఆధారం లాగా. అంటే, గ్యాలరీలో ఉన్నయి చూస్తా ఉంటారు. అవి చూస్తా ఉన్నప్పుడు, ఇయ్యేక్కడ దిగావురా అన్నా, "ఆ! మొన్న ట్రిప్‌కెళ్ళాలే." అని టక్కున నోరు జారీ, <giggles> టక్కున నోట్లో నా నోట్లో నుంచే ఒచ్చేసింది. ఆ! దొరికిపోయ. మేమెళ్ళొద్దన్నాం గదా అని, ఇంకప్పుడు స్టార్టయిందండీ గొడవ, ఇంకంటే ఇంకా తిడతా ఉంటారు, "మేమెళ్లొద్దున్న వెళ్ళావు, అసలా నువ్వు ఎంత ది ఎంత భయం లేకుండా పోయింది నీకు. ఎంప ఎంత మాత్రం వయసు పెరిగితే, చెప్పకుండా వెళ్ళిపోతావా అసల?" అని ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయండి. ఇంకా అప్పుడు గూడా అదే సిట్యుయేషనండి. "సరే అమ్మా! ఇంకెప్పుడూ చెప్పకుండా వెళ్ళనులే. సారీ." అని చెప్పినా గూడా, ఇంకా వి వినరండి ఆ సందర్భంలో. అంటే, వాళ్ళు కోపంలో ఉంటారు గదా! ఆ సందర్భంలో జెప్పాం గాబట్టి వినరు, అదే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు
ఓకే. ఓకే. ఆ! అవును. <chuckles> ఓహ్! దొరికిపోయారు, దొంగ దొరికిపోయారు. <chuckles> అంటే, <smacks lips> అమ్మే వినరు అంటున్నారు సందర్భం కానీయండి, మీరూ మీ ఎందుకు వెళ్ళాల్సిందొస్తుందో అనేది, క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషనిస్తే, వినే వాళ్ళేమో గద! అంటే ఏ విధంగా ఏ విధంగా ఎక్స్‌ప్లనేషనిచ్చారండి మీరు? ఆ ఆ ట్రిప్పు విషయంలో, ఆహ్, ఏ విధంగా ఎక్స్‌ప్లనేషనిచ్చారు?
ఆ! చెప్పానండి క్లియర్‌గా అప్ అంటే, అప్పుడు చెప్పలేదు గానండి, కొంచెం గ్యాప్ తీసుకొ ఆ! ఆ! "కాదమ్మా! ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ" ఆ! అదే అండి. అంటే క